ఇంటిని క్లీన్ జేస్కోవడమంటే యాక్చువల్లి నాకు క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉండడమనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను మెంటల్‌గా, కామ్‌గా ఉంటానికి ఇది నాకు చాలా హెల్ప్ అవుతది. అది ఎలా అంటే మనం జనరల్‌గా జూసినా, డైలీ మనం <smacks lips> ఏదో ఒకటి వర్క్స్ చేసుకుంటూ ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఆ మెస్సీనెస్ జూస్తే ఆహ్, ఆహ్, <smacks lips> మనమున్న లొకేషన్, ప్లేస్ వల్ల కూడా అది మనకి కొద్దిగా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్, గ అంద ఒకలాంటి డిస్టర్బింగ్ మైండ్ ఒచ్చేస్తది.
అవును. అదింకా చాలా పెద్ద మెస్సీ ఫీలింగ్ అయిపోద్ది. అది మనసులో నుండి ఇంకా బ్రైన్ లోకెళ్ళి ఉన్న స్ట్రెస్‌తో పాటు ఓవర్ స్ట్రెస్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంటది.
హ్మ్. హ్మ్. <giggles> అయిపోతది. అవును. అయితే ద హ్మ్. అయితే కొంతమంది దాన్ని ఇగ్నోర్ జేస్తారు. వాళ్ళు లక్కీ ఫెలోస్ అని నేననుకుంటాను. ఎ ఎక్కడ ఏం, ఎక్కడ ఏం పడుంటే మనకేంటేహే అని చేపొచ్చి సోఫాలో కూర్చుంటే కరెక్టే కానీ నీట్‌గా ఉండే వాళ్ళకేంటంటే ఇవన్నీ కనిపిస్తే చిరాకొస్తది యాహ్! చెప్పండి. <sniffs>
అందులోనూ చాలా వరకు. అందులోనూ మన స్నేహితుల్లోనే కొంతమంది మనం ఎంత స్నేహితులనుకున్నా గాని, వాళ్ళు ఆహ్, మన బె వే అఫ్ బిహేవియర్ కనెక్ట్ అయినా గూడా, వే అఫ్ మెయింటెనెన్స్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యుండదు.
హ్మ్. హ్మ్. అంటే మీరు రూమ్‌లో ఉన్నారా ఇదివరకు? ఫ్రెండ్స్ రూమ్ షేరింగ్.
ఆ! మనం అవునండి. మనం పీజీ హాస్టల్స్‌లో ఉంటాం కదా! ఇలా చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని పీజీ‌ల్లో అయితే అరేయ్ ఏంట్రా బాబు! ఈ రూమ్ ఇట్టుంది. అనవసరంగా అడ్వాన్స్ పేమెంట్ చేశాను గదరా! ఎళ్లిపోవాల్సింది అన్న పరిస్థితి.
ఆ! ఓకే. ఓకే. ఓకే. <laughs> <laughs> అందులో అబ్బాయిలు రూమ్‌లయితే ఇంకా మరీ ఘోరంగా పెట్టుకుంటారు కొంతమంది. హ్మ్.
అవును. దాంట్లో <smacks lips> ఆహ్, ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఈళ్ళందరూ ఒకే దగ్గరుండాల్సిన పరిస్తితోస్తది. రూమ్ చూసేటప్పుడేమో అంటే ఓనర్ ముందు ఏమి తెలియానోల్లాగ సింపుల్‌గా ఇంకాలాగే ఉండాలి. అది రూలు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> అవును.
వన్స్ జాయిన్ అయినాక అర్ధమవుద్ది. ఇంకా అభి సినిమా స్టార్ట్ కరో అన్న టైప్‌లో ఉంటది.
విశ్వరూపం ఇంకా. <laughs> హ్మ్.
ఇంకిది చూసి అబ్బా! ఎప్పుడు మనకు మంత్ ఎండ్ ఒస్తదా? ఇక్కడ్నుండి అసలు ఎళ్ళిపోవాలా కొన్ని సార్లు ఏంటంటే మనము అడ్వాన్స్ గాని తీసుకోలేని పరిస్థితి. ఓ ఆహ్, డబ్బులు తీసుకున్నాక ఇంకా ఓనర్‌ని ఇంకసలు మర్చిపోలేము మనం. ఇంకా ఆ విధంగా వాడు డిమాండ్ చేస్తుంటాడు. వాన్ డబ్బులోళ్ళ దగ్గర పెట్టుకొని క్లీన్‌నెస్ లేదు అంటే ఉండాలనుకుంటే ఉండు పోవాలనుకుంటే పో అంటాడు. అరె బాబు! ఇచ్చే మనీ మెయింటెనెన్స్ కైతే నువ్వు మెయింటెనెన్స్ చెయ్యట్లేదు గదా! సరిగ్గా అంటే ఆడింకా మనకు జవాబే చెప్పడు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. చేయట్లేదు. ఆ!

అవును. అవును. అసలు ఏమాత్రం పొద్దునుంచి రాత్రి దాకా ఏ మాత్రం రెస్ట్ లేకుండా చేసేవాడిని. అయితే మరి ఆహ్, అంటే ఈ కోవలోనే పండగలకిల్లు శుభ్రం చేసుకోవాలి పండగలకి డెకరేషన్‌లేసుకోవాలి, పెయింటులేసుకోవాలని కూడా పేదోళ్లు చెప్తుంటారు. బహుశా ఇది అంతా ఊహించే చెప్పారంటారా? వీళ్లెలాగో రోజూ చెయ్యరు. కనీసం పండగలకైనా చేస్తారని.
అ! ఇది చాలా ఫన్నీ‌గా ఉంది. బట్టు మీరండం ఏంటంటే ఇది చేయలేనోళ్ళ పరిస్థితి ఆ రోజుంటది వాళ్ళకి వాళ్ళకి స్టార్స్ హెల్ అండ్ హెవెన్స్ అన్ని కనిపించేస్తాయేమో అలాంటి సందర్భంలో.
హ్మ్. <giggles> ఆ! హ్మ్. కనిపిస్తాయి. అవును. మొత్తం అన్నీ తీసి అన్నీ దులిపి
ఏంటి? అ మనం గాని చూస్తుంటాం అవును. పండగలప్పుడు అరమారల్లో ఉన్న పాత పాత సామాను కాదు అది కొత్త సామానే ఎప్పుడు వాడకుండా అక్కడ పెట్టారు కాబట్టి అయ్యి దుమ్ము పట్టినట్టైపోయుంటయి. అయి కడిగి చూసే దాకా మనకే అర్థం కావు. ఒరేయ్ మనింట్లో ఇనున్నాయా అని చెప్పి.
హ్మ్. అంతే. ఆహ్, అవును. ఓహో! ఇది. గ ఇనున్నాయని. లేదా ఇల్లు- ఇల్లు మారుతారు చూసారా? అప్పుడు తెలుస్తది ఏంటి ఇంత సామానుందా మనకి అని.
ఆ! అప్పుడు చెత్త గాని చాలా ఒస్తది. ఒరేయ్ ఇన్ని రోజులింత చెత్తలో ఉండామా మనమని.
అవును. హ్మ్.
అయ్యేంటంటే తాకకుండా ఉండడం వల్ల అలా ఒచ్చింది. అందుకోసమే ఏమో ఇలాంటి పండగలప్పుడు గాని ఏదైనా ఉన్నపుడే గణ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు క్లీన్ చేస్తూ పెయింటింగ్స్ చేసుకుంటూ కొంతమందైతే. అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆహ్, ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ వస్తరు. ఓన్ హౌసెస్ ఉన్నోళ్ళు. రెంటలోల్లేంటంటే అంత చెయ్యరులెండి. ఎందుకంటే అది సొంత ఇల్లు కాదు కాబట్టి వాళ్ళిచ్చిన అమౌంట్‌కి మేయిన్‌టైనింగ్- మేయిన్‌టైనింగ్‌గా ఉండి ఎళ్ళిపోతారు. ఇంకా ఆ ఓనర్స్ చేసుకోవాల్సిన పని. మనం కొన్నిల్లులు కూడా చూస్తాం. ఎప్పుడన్నా రెంటల్‌కి చేరిన్నప్పుడు కొంతమందేంటంటే అడ్వాన్సులు తీసుకుంటారు గాని ఆ ఇల్లు క్లీనింగ్ గాని చేసివ్వరు కొత్త ఫ్యామిలీస్‌కలాగే ఇచ్చేస్తుంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే. నిజమే. అంత అంతే. అంతే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. ఈ ఈ హ్మ్. అలాంటి
అలాంటీ అలాంటి సందర్భం గాని నా మా ఫ్యామిలీ‌కైతే ఏర్పడింది.

ఇందులో అయితే నాకు మా తమ్ముడికే ఉంటదండి. నేను ఒక రకంగా ప్లేస్ సెట్ జేసి పెట్టుంటాను. నేనెప్పుడన్నా బయటికి పోయి ఒచ్చే లోపల అది ఇంకో రకంగా మారిపోయుంటది. అంటే నీట్ గానే ఉంటది. కానీ దాని ప్రెజెన్స్ అనేది ఆ! దాని ప్రెజెన్స్ మారుంటది. నీట్‌నేస్ ఇస్ మెయిను ఇద్దరికీ. ఆ ప్రెజెన్స్ మారే లోపల నాకు కొన్ని సార్లనిపిస్తది. ఇదేంటిరా ఈ ఐడియా నాకు రాలేదేంటి? అన్నట్టుంటది. ఇదేందబ్బా! ఈడు ఇంత ఆహ్, చిందరవందరగా పెట్టాడు. బట్ చూడడానికేమో సూపర్‌గా ఉంది! అన్న ఫీలు ఉంటది.
హుహు. హ్మ్. హ్మ్. అచ్చా! కానీ ప్లేస్ మారిపోద్ది. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. <giggles> <chuckles> హ్మ్. హుహు. ఓహ్! ఓకే. ఇది క్రేజీ‌గా ఉంది. <chuckles> కిందరుందరగా ఉన్నా కూడా సూపరుంది! హ్మ్. ఓకే. అదే. అదే. అదే. అయితే ఇద్దరికీ ఉంది ఆ లక్షణం నీట్‌గా పెట్టుకునేదనే. హ్యాపీ ఓకే. ఓకే.
అవును. సూపర్ ఉంది! అంటే కొత్తగా ఉందది. అవును. ఇద్దరికి ఉంది. ఫ్యామిలీ మొత్తానికి ఇంకా అలాగే వచ్చేసింది.
అలాగే వచ్చింది చాలా బావుంటుంది. ఆహ్, ఎప్పుడైనా ఇలా మీరు రూమ్ షేర్ చేసుకునేటప్పుడో లేకపోతే ఇంకొకళ్ళతో ఉండేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో గొడవ పడటం లేకపోతే వాళ్ళ మీద చిరాకు పడటం ఏమైనా జరిగిందా? ఇదివరకేమో మౌనంగా మీరే చేసేసుకున్నారు పనులు. అలా కాకుండా ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయిపోయి బరస్ట్ అయిపోయారా?
అది నేను చేయలేదు గాని నా రూమ్‌లో ఇంకొకతనుండేవాడు. <smacks lips> అతనేందంటే చాలా రైవాల్ట్రీ వచ్చేసింది ఆ పర్సన్‌తో. ఓళ్ళేంటంటే ఇంకా గొడవకి పోయేంత స్టేజు. <smacks lips> ఇతను అతని మీద అరవక పోయినా ఆ ఓనర్‌కి కంప్లెయింట్ చేసేవాడు పదే పదే, పదే పదే. ఎందుకంటే డబ్బులిస్తున్నాను గదా నువ్వు అట్‌లిస్ట్ ఏంటిది? అమౌంట్ పేయింగ్ గదా! అన్నట్టు అలాగా అతనికి క్లీనింగ్ అంటే ముఖ్యం. ఇంకా అలాగా <smacks lips> నేను సపోర్ట్ టు ఫ్రెండ్స్, రూమ్‌మేట్స్ ఇద్దరికి ఉండాల ఇటు వైపే ఉంటూ అతను అలా చేసేవాడినన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేవాడు. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. బావుంది. సో మీరు క్లీన్‌గా పెట్టుకోవటంలో మీకుండే శ్రద్ధ, దానికి దాని వల్ల మీకున్న మీకొచ్చిన మెంటల్ పీస్ అంతా కూడా మీరు చాలా హ్యాపీ‌గా నాతోటి చక్కగా షేర్ చేసుకున్నారు. మీతో మాట్లాడటం సంతోషంగా ఉంది. థాంక్ యూ అండి.